హ్మ్. మరైతే ఏమర్థమైంది మీకు? ఈ తప్పు చేశాను. దీని నుంచి అసలెలా బయటికి రావాలి? అసలిది నాకు సెట్టవ్వట్లేదు అని మీకు అనిపిచ్చిందని చెప్పారు కదా! అసలెలా బయటికొచ్చారు? ఇప్పుడెలా కోలుకున్నారు?
ఇంకేమి? అన్ ఆ! అనిపిచ్చి తర్వాత, తర్వాత ఎంబీఏలో జాయిన్ అయిన తర్వాత సడన్‌గా 1 ఇయర్ కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ ఒక 2, 3 డేస్‌లో ఉందనంగా ఫీజ్ ఆహ్, ఫీజ్ పే చేయాలి. ఇంకా మా హస్బెండేమో ఆహ్, "నీకు చదువెందుకు నీకు అవసరమా పిల్లల్నెందుకు కనట్లేదు" అది ఇది అని చెప్పేసి అప్పటికి 4 ఇయర్స్ అవుతుంది గదా! మ్యారేజ్ అయ్యి. ఆ! గొడవ పెట్టుకున్నాడు. నేనన్నాను ఆహ్, నాకు నేను ఇండిపెండెంట్‌గా ఉన్నప్పుడే నేను పిల్లల్ని కంటాను. నీకు నచ్చినట్టు నువ్వు చేశావు కదా! బెదిరించి మరి పెళ్ళి చేసుకున్నావు. నేను హ్యాపీగా ఉన్నానా, లేనా అని నన్ను చూస్తున్నావా? ఆ! నా జీవితంలో నేనెప్పుడు ఇలాంటి పెద్ద తప్పు చేసుండను. ఇప్పుడు చేసాను. మా అమ్మ వాళ్ళని అందరిని దూరం జేసుకున్నాను నీ వల్ల. ఒకవేళ నేనింటికెళ్ళినా గానీ ఇప్పటికి గూడా నన్ను ఎలా చూడాలో అలా చూస్తారు. ఒకప్పుట్లా నన్నేమి చూడట్లా అంటే తీసి పడేసినట్టే చూస్తరు అలా చేశానని జెప్పి. ఆ! నీకి నువ్వు బాగానే ఉన్నావు మీ పేరెంట్స్‌తో మరి మా రిలేటివ్స్‌ని, మా అమ్మ వాళ్ళని అందరిని మిస్ జేసుకున్నా. ఆ! ఎంత తప్పు జేసానో అది నాకు తెలుసు.
హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్.